మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఏదైనా మల్ మధుర జ్ఞాపకాన్ని మీరు కు వివరగించగలరా?
చిన్నప్పుడు అంటే, నాకు నా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైము గడిపేదాన్ని, అదసలా మామూలుగా ఉండేది కాదు. ఎవరికైనా అదే హ్యాపీనెస్ అనుకోండి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు రావు, అప్పుడున్నట్లు ఇప్పుడు ఉండాలన్నా ఉండలేము. <smacks lips> ఫస్టు డైలీ మధ్యాహ్నం వెళ్ళిపోవడం, ఈవెనింగ్ వెళ్ళిపోవడం, ఫస్ట్ ఫ్యామిలీ ఒళ్ళు పంపించరు కదా! ఆటలడుకుందాం అంటే ఫస్ట్ ఇంట్లోని. ఏదో ఒకటి అడ్డు చెప్తరు ఆహా! ఇంట్లో‌ళ్ళు పడుకున్నారా? లేదా? అనుకుని చూసుకొని, మెల్లగా జంప్ అయిపోయి, ఇంకా <smacks lips> మధ్యాహ్నం ఒక ట్రిప్పు ఈవెనింగ్ ఒక్కసారి ఇంక అలా వెళ్ళి ఆడుకునేదాన్ని. అదసలా
హుహు. ఓకే. అవును. అవును. చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళా మీకు?
హ్మ్. చిన్నప్పుడు కదా! చాలా మందుండేరు ఇప్పుడు ఎవరు లేరనుకోండి. <chuckles> చిన్నప్పుడు చాలా మంది ఉండేరు. ఇంటికి వచ్చి <smacks lips> డైరెక్ట్‌గా పిలిస్తే, పెద్దవాళ్ళు కోప్పడతారు అని చెప్పి, ఇంటి బయట గేట్ నుంచి తొంగి చూడడం, <smacks lips> అంటే పిలిచి పిలడానికి పద్ధతి అనమాట డైరెక్ట్ పిలిస్తే, "ఏం ఇంకేం నీకు పని లేదా?" అని చెప్పి తిట్టేసారు మా ఇంట్లో <smacks lips> అలాగని చెప్పి <laughs> ఆ! ఆ! గేటు ఆ! గేడుంటది గే అక్కడి నుంచి ఫస్ట్ చూసేవారనమాట. సౌండ్ చేస్తే మళ్ళీ నాకన్నా ముందు ఈళ్ళు అలర్ట్ అయిపోతారు కదా! ఇంట్లో వాళ్ళు. <chuckles> సౌండ్ చేయకన్నా ముందు ఫస్ట్ బయట నుంచి అలా చూసేవాళ్ళు. అలాగా <smacks lips> చూస్తే నేను మెల్లిగా అటు ఇటు మూవ్ చేసేవారు గేటు. సో దాన్ని బట్టి ఆ నా ఫ్రెండ్సొచ్చారని గమనించి, వెంటనే ఏళ్ళాలంటే అవ్వదు కదా! ఏదైనా కొనుక్కుంటానని చెప్పడం, ఇక్కడికేళ్తానని చెప్పడం, అక్కడ ఇలా అబద్దాలు చెప్పే వెళ్ళాల్సొచ్చేది ఎందుకంటే నిజంగా ఏళ్తానంటే ఏళ్ళనిచ్చేవారు కాదు.
హ్మ్. హుహు. అంటే, ఏమన్నా సిగ్నల్స్ పెట్టుకునేవాళ్ళ ఇట్లా గేట్ సౌండ్ చేయడము అలా? హుహు. అవునవును. హ్మ్.